పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ మనకి చాలా ప్రాజెక్ట్ వర్క్స్ అంటూ ఇస్తూ ఉంటారు. కానీ అందులో ప్రత్యేకంగా గ్రూప్ ప్రాజెక్ట్స్ అనుకోండి, అవి మనకి చాలా ఇంట్రెస్టింగ్‍గా అనిపిస్తాయి కదా! అంటే మన స్నేహితులతో కలిసి ఒక జట్టుగా కట్టి ఒక చోట కలుసుకొని ఇలా మాట్లాడుకుందాము, ఇలా చేద్దాము అని చెప్పి ఆ ప్రాజెక్ట్ చేయడం కంటే దాని వెనక ఏ పనైతే ఉంటుందో అదంతా మనకు చాలా నచ్చుతుంది. ఆ గ్రూప్‌లో ఎవరు ఏ పని చేయాలని డివైడ్ చేసుకోవడం గానీ, ఒక టాపిక్ ఎంచుకోవడం గానీ, అదంతా జరగడం అసలు చాలా అద్భుతమైన మెమరీ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మీ పాఠశాలలో గానీ, కాలేజ్‌లో గానీ ఉన్నప్పుడు ఆహ్, చేసిన గ్రూప్ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? అంటే ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు మీ రోల్ ఏంటి? ఎవరు లీడ్ చేశారు? మీ పని ఏంటి? అనేది ఆహ్, వివరిస్తారా?
అవును. అవును. తప్పకుండా. అంటే ఎలా అంటే ప్రతి అంటే స్టూడెంట్‌కి అది పాఠశాలలోనైనా, లేకపోతే కాలేజీలో అయినా వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది తప్పనిసరి అని ఇప్పటి రోజుల్లో మనకి తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ చేయకపోతే అంటే నార్మల్‍గా మనం ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి అడుగుతారు. ఎందుకు అంతగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారంటే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే అది మనమే చేయాలి. అంటే ఎవరు అంటే ఒక గ్రూప్‌గా చేయాలి కానీ మనం బయట నుంచి తీసుకొచ్చి దాన్ని మనము డైరెక్ట్‌గా అది ప్రాజెక్ట్ మనమే చేసినట్టు చెప్పలేం. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూవర్ కూడా ఎ ఎలా అంటే "ఆ ప్రాజెక్ట్ నువ్వు ఏం చేసావు? దాంట్లో నీ రోల్ ఏంటి? దాంట్లో నీ ప్రత్యేకత ఏంటి? అసలు మీ ప్రాజెక్ట్ వల్ల యూజెస్ ఏంటి?" అనేది మనల్ని ఎక్కువ ప్రశ్నిస్తూ ఉంటారు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్.
సో ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క స్టూడెంట్‌కీ ప్రాజెక్ట్ అనేదీ చాలా అంటే వాళ్ళ లైఫ్‌లో ఒకా, ఒక మంచి గొప్ప విషయము అంటే వాళ్ళు రియల్ టైమ్‌గా చేసారు కాబట్టి వాళ్ళకొక మంచి పద్ధతి అన్నమాట అది. అలా నా లైఫ్‌లో
అవునండి. ఓకె. అంటే డైరెక్ట్‌ ఎక్స్‌పీరియన్స్ అది. ఎందా అంటే దాన్ని మనమేమి ఇట్లా రాయడం అలా కాదు కాబట్టి మనం తప్పకుండా మన ఎక్స్‌పీరియన్స్‌ని ఆ ప్రాజెక్ట్‌లో చూపిస్తామంటారు.
అవును తప్పకుండా. ఎలా అంటే అది మనం రియల్ టైమ్ జేసాం. అదీ మనం ఒక రాతపూర్వకంగా చేసేది గాదు. అంటే మనము ఎక్కడెక్కడ నుంచో సోర్సెస్ దీసుకొచ్చి దాన్నింకా ఒకవేళ అదే ప్రాజెక్ట్ ఉంటే అంటే నార్మల్‌గా బయటా మనం ఏమైనా ప్రాజెక్ట్ తీసుకున్నామనుకోండి అది బయట జరుగుతున్నదే అయినా దాంట్లో మనం ఇంకా కొత్తగా ఏం యాడ్ చేయాలి? నెక్స్ట్ దాంట్లో ఉన్నదాన్ని అంటే ఫాల్ట్సేమున్నాయి? అనేసి కొత్త కొత్త ఆలోచనలతో ఒక ప్రాజెక్ట్‌ని మనం స్టార్ట్ చేస్తాం.
హ్మ్. ఆ! ఓకె! హ్మ్. అవును.
సో ఇలాంటి సమయంలో అంటే నేను నా కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ చేసామనమాట మేము అందరం గ్రూప్ కలిసి. ఫస్టూ ఎట్లంటే ఆహ్, నిజంగా చెప్పాలంటే కాలేజ్‌లో ఆహ్, నేను ఒక బ్యాక్ అంటే కొంచెం కొంచెం తక్కువ చదువుతాను నేను. సో ఇక్కడ నేనొకటి నేర్చుకుందేంటంటే నార్మల్‍గా కాలేజ్‌లో క్లాస్లెస్‌లో ఎట్లుంటుందంటే అందరు వాళ్ళు ఎట్లా గ్రూప్ అవుతారంటే అవొ మంచి, మంచి చదివే వాళ్ళు ఉంటారు కదా!
ఆ! ఓకె. హ్మ్. ఆ!
సో అలాంటి వాళ్ళందరూ కలిసి, ఒకా గ్రూప్‌గా వాళ్ అంటే వాళ్ళకి వాళ్ళే డిసైడ్ జేసుకుంటారన్నమాట. అంటే వీళ్ళు కొంచెం పూర్ ఉన్నారు స్టడీస్‌లో అనేసి ఏమంతా వాళ్ళ సైడు ఆలోచించకుండా డైరెక్ట్‌గా వాళ్ళకి చదివే వాళ్ళే గ్రూప్ చేసుకొని వాళ్ళే వాళ్ళే జేసుకుంటారు.
ఓహో! హ్మ్. ఓకె, ఓకె. హ్మ్.
సో అలాంటి సమయం నాకు అంటే నేనది ఫేస్ చేశాను. అంటే ఎంతో బాధగా అనిపించింది. అంటే ఒక్కొక్కళ్లకి
ఓహ్! కానీ అలా చేయడం అనేది తప్పు కదా! ఎందుకంటే అందరి మాటల్ని, అందరి అభిప్రాయాల్ని, మనం తీసుకుంటేనే అందరూ ఉంటేనే కదా! అది మంచి ప్రాజెక్ట్ అనేది అవుతుంది.
ఆ! తప్పకుండా. అంటే ఎలా అంటే నాకు అప్పుడు మస్త్ అంటే చాలా బాధగా అనిపించింది అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైమ్‌లో చదువు అనేది ఇంక్రీస్ అవుతుంది, డిక్రీస్ అవుతుంది. అంటే అది వాళ్ళు నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టేజ్‌లో మారొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టేజ్‌లో చదివేవాళ్ళు కూడా కొంచెం తగ్గిపోవచ్చు. హ్మ్.
హ్మ్. అయ్యో! అవును. తప్పకుండా. అదే గదా!
అలాంటి సమయంలో నాకు గూడా కొంచెం బాధగా అనిపించింది. అయినా నేను కొంచెం దాన్ని గివ్‌ అప్ ఇవ్వలేకపోయానన్నమాట. ఎందుకంటే అది తప్పనిసరి. అది చేయకపోతే మార్క్స్ అనేవి నెక్స్ట్ గ్రేడ్స్ అనేవి మనకి తగ్గిపోతా ఉంటాయి. సో అలాంటి సమయంలో నాకొక మంచి
హ్మ్. ఓకే. మరి మీరెలా ఒక గ్రూప్ అనేది ఫార్మ్ అయ్యారు?
ఆ! నాకు ఆ సమయంలో మేమందరం ఎలా అంటే కొంచెం అంటే పూర్ ఆహ్, చెప్పాను కదా! పూర్ పూర్ వాళ్ళని వదిలేసారు అనేసి. సో అలానే మేము గ్రూప్‌గా ఫార్మ్ అయితే ఇంకా అంటారు కదా! బూడిదలో బూడిద కలిపితే ఏమొస్తది? బూడిదే వస్తది అనేసి. సో అలాంటి సిట్యుయేషన్ వచ్చింది మాకు.
హ్మ్. <tsk> అయ్యో! ఆ! అలా ఎలా? దారుణంగా.
ఆ! అయితే ఆ సమయంలో నాకు అంటే మా క్లాస్‌లో ఒక మంచి అంటే టాపర్ అని నేను చెప్పను. బట్ ఒక 9 పాయింట్స్ అబోవ్ ఉన్న క్యాండేట్ అంటే ట టాపర్‌లు అంటే 9.5 అట్లున్న వాళ్ళు గూడా అంటే టాపర్స్ ఉంటారు. బట్ ఈయన టాపర్‌గానే ఉంటాడు క్లాస్‌లో. అలాంటి వ్యక్తి వచ్చి అరే మీకు ఎవ్వరు లేరు కదా! ఆహ్, మనమందరం ఒక మనం నలుగురం ఒక అంటే మేము ఇంకా ఇద్దరం ఉన్నాము, ఇంకో ఇద్దరు రావాలి మాకు.
హ్మ్. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే.
అలాంటి సమయంలో ఆయనొచ్చి "అరె! మన మనము నేను ఉంటాను మీ గ్రూప్‌లో. ఎందుకంటే, మీరందరు మీ ఇద్దరున్నారు నేను ఒక మూడు ఇంకొకళ్ళని ఎవరినో ఒకరిని యాడ్ చేద్దామన్నట్టు" ఆయనొచ్చి మాట్లాడారన్నమాట మాతో. సో, ఆ సమయం నాకు చాలా మంచిగా అనిపించింది.
హ్మ్. ఆహా! ఓకే. మరి అతనే ఆహ్, ఈ మీ గ్రూప్‌కి లీడర్‌లాగ వ్యవహరించారా?
తప్పకుండా తప్పకుండా. ఆ లీడర్‌గా ఆయనే అంటే ఆయనే స్టార్ట్ చేసాడన్నమాట. అంటే ఫస్టు మేమందరం మాట్లాడుకున్నాం.
ఓకే. హ్మ్. మిగతా వాళ్ళు ఎలాంటి పాత్రలెంచుకున్నారు? అసలు దేనిమీద ప్రాజెక్ట్ చేయాలని చెప్పి మీరెలా నిర్ణయించుకున్నారు?
ఆ! దాని గురించి ఎలా అంటే, మేమందరం ఫస్ట్ మాట్లాడుకున్నాం. అంటే మనం ఏ ప్రాజెక్ట్ చేస్తే మనకు కొంచెము అంటే ఇలాంటి సమయము అలా మనల్ని పక్కకు పెట్టినప్పుడు మనకనిపిస్తుంది కదా! కొంచెం మంచి ప్రాజెక్ట్ చేసి ఆహ్, కొంచెము పేరు తెచ్చుకోవాలనేసి.
హ్మ్. అవునవును. మీకు అది ఇంకా ఒక యాడెడ్ మోటివేషన్‌లా ఉంటుంది. మనం ఎలాగైనా నిరూపించుకోవాలి అని చెప్పి.
ఆ! అలాంటి సమయం మాకొచ్చినట్టు మాకనిపించింది. సో, మేమందరం డిస్కస్ చేసామన్నమాట. సో, డిస్కస్ చేసీ నాకు ఒక ఆలోచనొచ్చిందప్పుడు. ఏంటంటే, ఒక ఒకటుంటుంది అంటే మెషీన్ లెర్నింగ్‌తో మేము సీఎస్సీ డేటా సైన్స్ తీసుకున్నామనమాట. సో, మెషీన్ లెర్నింగ్‌లో ఒకటి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఏమని! ఆహ్, డిటెక్టింగ్ ఫేక్ రివ్యూస్ యూజింగ్ మల్టీ డైమెన్షనల్ యాక్సెస్ అని ఒకటుంటుంది. అంటే మనము, మనము ఈకామర్స్ సైడ్‌లో అయినా నెక్స్ట్ మూవీ అంటే మూవీ సైడ్‌లో అయినా నెక్స్ట్ ఇంకా మనము ఎక్కడెక్కడ బైయింగ్ అంటే సెల్లింగ్ ఏమైనా చేస్తాం కదా!
ఆ! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్.
సో, అలాంటీ యాప్స్‌లో అయినా సైట్స్‌లో అయినా మనమూ ఎక్కువగా ఆహ్, అంటే కామెంట్స్ చూస్తా ఉంటాం.
హ్మ్. అవును. ఏమని?
అంటే వాటి యొక్క రివ్యూసు కామెంట్స్ అన్ని చూస్తా ఉంటాం గదా!
ఎటువంటి కామెంట్స్?
అంటే నార్మల్‌గా ఇప్పుడు సపోజ్‌కి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో‌కి ఆహ్, అంటే ఆ వీడియో ఒక చదువు గురించా? లేకపోతే ఒక అంటే సైంటిఫిక్ గురించా? అనేది మనం చూస్తా ఉంటాం. సో కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఆ వీడియో‌నీ అంటే రియల్‌గా పోస్ట్ చేయొచ్చు. నార్మల్‌గా ఏదో ఆ! పోస్ట్ చేయాలనేసి క్రియేట్ చేసి గూడా పోస్ట్ చేయొచ్చు. అలాంటి సమయంలో మనము ఆ! మనందరం ఎట్లా అంటే వ్యూవర్స్ ఉంటారు కదా! వ్యూవర్స్ అందరు కామెంట్ చేస్తారు కింద.
ఆ! అవును. హ్మ్. అవును. హా!
అంటే వాటి యొక్క వాటిని ఒక రివ్యూలాగా అంటే రివ్యూస్ ఇస్తారు వాటికి. నెక్స్ట్ ఇట్లా, ఇట్లా మీకు అర్థమయ్యే విధంగా ఇట్లా సింపుల్‌గా జెప్పాలంటే ఈకామర్స్ సైట్ 'ఫ్లిప్‌కార్ట్' 'అమేజాన్' అట్లా అటువంటివి ఉంటాయి కదా!
ఓకే. ఆ! అవును.
సో అటువంటి దాంట్లో మనం ఒక ప్రొడక్ట్ కొన్న తర్వాత, ఆ ప్రొడక్టూ అది ఒక్కొక్కసారి మంచికి లేకపోయినా మంచి మంచి ఏమంటారు? ఆహ్, కామెంట్సూ రివ్యూసూ వస్తా ఉంటాయి.
హ్మ్. ఓకే. ఆ!
అవి దేని వలన అంటే వాళ్ళు అంటే ఆహ్, ఇప్పుడు సపోజ్‌గా ఏంటంటే ఒక ఏదో ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకోండి సపోజ్‌గా. ఆ ప్రొడక్ట్ యొక్క అంటే వాళ్ళు అంటే వాళ్ళు పంపిస్తే పంపించే వాళ్ళు ఉంటారు గదా! ప్రొడక్ట్ మేనేజర్సూ. సో వాళ్ళు ఆ ప్రాడక్ట్‌కి వాళ్ళకి వాళ్ళు సొంతంగానే ఆహ్, అంటే కామెంట్స్ పెట్టుకోవడము. అట్లా వేరే వాళ్ళతో పెట్టియడం. ఇట్లా చాలా జరుగుతా ఉంటాయి నార్మల్‌గా.
హ్మ్. చెప్పండి. అవును. హ్మ్.
ఎందుకంటే వాళ్ళకి అవి అంటే ఏమంటారు అవి వాళ్ళకి సేల్స్ అవ్వడము వాళ్ళకి ఇంపార్టెంటు. సో, కం అంటే వ ఇవి మనము చు ఆహ్, ఎట్లా అంటే మనం కొనేవాళ్ళం కూడా ఎక్కువగా ఏం చూస్తాం రేటింగ్ చూస్తాం, రివ్యూస్ చూస్తాం. ఒకవేళ మంచిదైతే ఆన్ ది స్పాట్‌లో మనము ఏమి ఆలోచించకుండా పెట్టేస్తాం అది ప్రోడక్టు.
ఓకే. అవున గదా! ఆ! అవును ఆ రివ్యూ‌ల్ని మనం చాలా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే అవి రియల్‌గా వేరే వాళ్ళు కొని వాడారు కదా! సో, వాళ్ళకి నచ్చాయి, నప్పాయింటే అవి మంచి ప్రొడక్ట్సే అవి ఉంటాయి అని చెప్పి మనకు ఒక మంచి ఒపీనియన్ అనేది ఓచ్చేస్తుంది.
హ్మ్. సో, అలా మంచి ఒపీనియన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు అంటే ఆ సెల్లర్స్ ఏం చేసారంటే వేరే వాళ్ళతో గాని మనీ ఇచ్చేసి కూడా వాళ్ళకి మంచి మంచి కామెంట్స్ పె పెట్టించుకుంటూ ఉంటారు.
హ! ఓహ్! ఆ!
సో ఇలాంటి సమయంలో ఇక్కడ మేము అంటే మా ప్రాజెక్ట్ ద్వారా చేసిందేంటంటే డిటెక్టింగ్ ఫేక్ రివ్యూస్ యూసింగ్ మల్టీ డైమెన్షనల్ అసెప్స్ అని మేము ఆహ్, ఒకటి అంటే ఆహ్, ప్రాజెక్ట్ చేసాం అన్నమాట. ఈ ప్రాజెక్ట్‌లో ము
ఓహ్! చాలా చక్కటి కాన్సెప్ట్ అంటే నిజంగా చాలా కొత్తగా ఉంది, చాలా ఉపయోగపడేదిలాగా ఉంది, ఇలాంటివి కూడా ఎక్కువ చేయరనుకుంటా కదా! ప్రాజెక్ట్సు కాబట్టి మీరు చాలా గొప్ప ప్రాజెక్టు.
హ్మ్. అవునవును. సో, ఇది మేము ఎట్లా అంటే ఇది కొంచెం, ఆవొవొ కొంచెం కొత్తగా మీరు చెప్పినట్టే కొత్తగా ఉంది, డిఫరెంట్‌గా ఉంది అని మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. దీంట్లో మెయిన్ ఉద్దేశ్యమేంటంటే ఫేక్ రివ్యూస్‌ని ఎలా డిటెక్ట్ చేయాలి? ఎందుకు డిటెక్ట్ చేయాలి? ఎప్పుడు డిటెక్ట్ చేయాలి? అనేది మేము ఆహ్, తయారు చేసిన ఒకటి మంచి ఉద్దేశ్యమన్నమాట.
హ్మ్. ఆ! ఓకే. హ్మ్.
ఇలా మేమందరము గ్రూప్‌గా అంటే 4 మెంబెర్స్ యాజ్ ఏ గ్రూప్‌గా ఉండాలి ప్రతి గ్రూప్‌లో. అలా మేమందరము గ్రూప్‌గా అంటే మాకు చెప్పాను కదా! ఒక మంచి ఆహ్, ఏమంటారు ఒక మంచి క్లెవర్ స్టూడెంట్ అనేసి, ఆయనేమో ఎట్లాంటే ఒక గ్రూప్ మా గ్రూప్‌ని లీడ్ చేసాడన్నమాట. అంటే మేము ఒక ఆహ్, వెంటనే ఆహ్, మాకు మేము సెలక్ట్ చేసిన వెంటనే మాకు గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. వాట్సాప్ గ్రూప్ అనేది మేము క్రియేట్ చేసుకున్నాం.
ఓకే. అవును. హ్మ్. ఓకే.
సో, ఆహ్, ఆ వాట్సాప్ గ్రూపనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఎవరికి వాళ్ళంటే, రోల్స్ ఆంద్ ఎవరిది వాళ్ళు తీసుకున్నాం మేము. ఆ రోల్స్ తీసుకున్నాంక, అంటే, నాకు రోలేమొచ్చిందంటే, ఆల్ట్ అంటే ఇక మొత్తం డేటా మొత్తము ఆహ్, అంటే మనం గ్రాబ్ చేసుకోవాలి, ఆ డేటాని మనం ఏ విధంగా యూజ్ చెయ్యాలి.
ఆ! ఓకే. ఈ రోల్సనే మీరెలా చూస్ చేసుకున్నారు. మీ టీమ్ లీడరెవరైతే ఉన్నారో తనిచ్చారా? లేదా మీరందరూ కూర్చొని, ఇది నాకిష్టం, ఇది నాకిష్టం అనుకుంటూ తీసుకున్నారా?
ఫస్టయితే మేమందరం మాట్లాడుకున్నాం. నీకేం కావాలి అంటే, నార్మల్‌గా మాట్లాడుకుంటాం గదా ఒక గ్రూపు. సో, అలా "నీకేం గావాలి? నీకేం గావాలి?" అని మాట్లాడుకున్నప్పుడూ, నేను వా ఆహ్, నేను చెప్పేశా. ఆహ్, నేను ఫస్ట్ నన్నే అడిగినప్పుడు, నేను చెప్పేశాననమాట. నేనిట్లా ప్ర దీనికొక మనకు కావాల్సిన ఒక కంటెంటనేది నేను మొత్తం తీసుకొని, మన గ్రూప్‌లో అయినా, లేకపోతే మనా అంటే, పీపీటీ అయినా తయారు చేస్తానని చెప్పేశాను.
అవునవును. ఆ! ఓకే. ఓకే.
సో, అలానే ఇగ నెక్స్ట్ అందరు చెప్పే సరికి, సరే నువ్వూ ఫస్ట్ జెప్పావు గదా! సో, నువ్వదే తీసుకో అన్నట్టూ నాకు చెప్పారనమాట. సో, ఆ సమయంలో నేను అంటే, నార్మల్‌గా ఎక్కడెక్కడంటే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నెక్స్ట్ మింత్రా, ఎజియో ఇవన్నుంటాయి గదా!
హ్మ్. అవును.
ఈ యొక్క ప్రతీ ఈ-కామర్స్ సైట్‌ల‌ల్లొ కమెంట్స్, నెక్స్ట్ సోషల్ మీడియా యాప్స్‌లో గూడా ఉంటాయనమాట కొన్ని కొన్నీ. అంటే, ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు.
సైట్స్, వెబ్‌సైట్స్, యాప్స్. ఆ! అవును.
సో, అలాంటి యాప్స్‌లో కమెంట్స్ అంటే, రివ్యూసయన్నీ తీసుకునీ, ఒక మంచి ఏమంటరూ ఒకా మంచి పిపీటీ లాంటిది తయారు చేశాను నే
ఓకే. ఆ!
ఆ! పీపీటీ లాంటివి త్రయారు చేసి మేం మేము గ్రూప్‌లో ఇవి పోస్ట్ చేయడము అంటే గ్రూప్‌లో పోస్ట్ చేయంగానే అందరు చూసారన్నమాట. చూసి ఆ ఓకే. అంటే నెక్స్ట్ ఇంకా మంజి ఒకవేళ మంచిది కావాలంటే ఇంకా మంచిది చూడు అనేసి చెప్తా ఉంటారు. సో అలా నా
ఓకే. ఆ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం అనేది చాలా బా జరిగిందన్నమాట.
ఆ సో ఆ ఫీడ్‌బ్యాకు నెక్స్ట్ మేము
ఇప్పుడు జనరల్‌గా బృందంలో పనిచేయడం ఏమి అంత సులభంగా అనిపించదు గదా! కొన్ని సార్లు ఏదంటే ఏదైనా గొడవలు గానివ్వండి లేదా ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఒక విషయాన్ని ఇలా డీల్ చేద్దాం అని ఒకళ్ళు చెప్తే ఇంకొకరు ఇంకొకలాగా అని చెప్పొచ్చు. ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా! ఇలాంటివి మీ గ్రూప్‌లో ఏమైనా జరిగినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేసారో చెప్తారా?
తప్పకుండా. ప్రతి ఒక్క గ్లూప్‍లో ఇలాంటివి జరుగుతా ఉంటాయి. కానీ ఎక్కువగా మాకు ఆహ్, జరగాల్సిన అవషరం ఏం రాలేదు. ఎందుకంటే మేము ఎక్కువ అంటే, మాకు మేము మోటివేట్ అయ్యాం. మీకు మొదటిగా చెప్పినట్లు మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం ఇలాంటివి జరిగిన సమయంలో అరే! మనం ఎలా అయినా కష్టపడి మాకు మంచి ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో మేము స్టార్ట్ చేసాము. సో ఇలాంటి గొడవలు మాకు రాక అంటే ఎక్కువ రాలేదని నేను చెప్పుకుంటాను. సో ఇలా మా గ్రూప్ లీడ్ చేస్తూ అంటే ఎవరిది వాళ్ళు తీసుకున్నారు. ఒకళ్ళు ప్రోగ్రామింగ్ అంటే ఒక దాని గురించి ప్రోగ్రామింగ్ రాయడము. అంటే మా లీడరే తీసుకున్నారన్నమాట ప్రోగ్రామింగ్ గురించి. నెక్స్ట్ నేను కంటెంట్ ఆహ్, నేను కంటెంట్ తీసుకోవడం, నెక్స్ట్ ఇంకొకళ్లేమో కంక్లూజన్ చేయడము ఇట్లా నలుగురం నాలుగు విధాలుగా డివైడ్ చేసుకున్నాము.
హ్మ్. ఓకే. ఆ! ఓకే. హ! ఓకే.
సో దాని తరువాత ఎట్లంటే కొంచెం అంటే ప్రాజెక్టు డే వచ్చిందనమాట. మనము ప్రాజెక్టు ఎక్స్‌ప్లైన్ చేయాలి.
హ్మ్. ఓకే.
ఆ ప్రాజెక్ట్ డే వచ్చేసాక ఆ రోజూ అంటే మనం మొత్తము ఫస్టు ఏం చేస్తామంటే ఇలాంటి సమయంలో అన్నీ అంటే తయారు చేసుకొని ఫస్ట్ మనకి ఆ ప్రాజెక్ట్ నడుస్తుందా లేదా అనేసి చేసుకుంటాం కదా! అలా అంటే వేరే వేరే అంటే సాఫ్ట్‌వేర్స్ లాంటివన్నీ డౌన్‌లోడ్ చేసేసుకొని ఇయన్నీ అ ఈ ప్రాజెక్ట్ మొత్తం దాంట్లో ఇంపోర్ట్ చేసి ఆ ఇంపోర్ట్ చేసిన ప్రాజెక్ట్‌ని మేము ఔట్‌పుట్‌గా ఒకసారి చూసుకున్నాము. అంటే నార్మల్‍గా చూసుకుంటారు కదా!
హ్మ్. ఓకే. అంటే మీరు ప్రాజెక్ట్ చెప్పాలి కాబట్టి మీరు దాని గురించి బా ప్రిపేరయ్యారనమాట.
ఆ! ప్రిపేర్ అయ్యాము. నెక్స్ట్ డెమో లాంటిది మాకు మేమే తీసుకున్నాము. అంటే ఒక నలుగురము కలిసి అంటే నువ్వేం, నువ్వేం టాపిక్ చెప్తావు, నేనేం టాపిక్ చెప్తానని మొత్తం ఆహ్, మేమందరం ఒక మంచి ఒక గ్రూప్‌గా ఉన్నామన్నమాట.
ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈ అనుభవం నుంచి మీకు బాగా అర్థమైంది మీరు తీసుకెళ్ళిన లెసన్స్ అంటే ఏం చెప్తారు? అంటే టైమ్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారా? కమ్యూనికేషనా? లేదా టీమ్ అనే వాళ్ళు ఎలా బాగా పనిచేయాలని నేర్చుకున్నారా? మీరప్పుడు ఎలాంటి నైపుణ్యాలనేవి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎక్కువ నేర్చుకున్నారు?
తప్పకుండా. ఎలా అంటే, ఇలాంటి ప్రాజెక్ట్స్ అంటే, రియల్టీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, మీరు చెప్పినట్టు టైమ్ మేనేజ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. అంటే, ఏ టైమ్‌లో ఏం చేయాలి? ఎంత టైమ్‌లో మనం ఔట్‌పుట్‌ అనేది ఇవ్వాలి? అనేది ఒకటి తెలుస్తుంది ఫస్ట్‌గా. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా ఇలాంటివి చేసేటప్పుడు, మనము కంటెంట్ వె ఎక్కడెక్కడి నుంచో తీసుకుంటాము. సో, ఆ టైమ్‌లో ఎలా అంటే మనకి కమ్యూనికేషన్స్ అనేవి కూడా, గ్ర అంటే ఎక్కువ మనము ఆహ్, ఎక్కువ తీసుకుంటాం అనమాట. అంటే, మనకి కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది.
అ! ఓకె. హ్మ్. ఓకె. అవును. తప్పకుండా పెరుగుతుంది. హ్మ్.
నెక్స్టు, ఇలాంటి టైమ్‌లో మనకి అసలు టీమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, టీమ్ అనేవాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనేది, ఇంకా మంచిగా అర్థం అవుతుందన్నమాట. మనము నెక్స్ట్ అంటే, మనము జాబ్ చేయకముందే, ఇలాంటి అన్ని ఫేస్ చేయడం వల్ల, నెక్స్ట్ జాబ్ చేసేటప్పుడు కూడా మనకొక
ఆ! ఓకె. ఒక కమ్యూనికేషన్, టీమ్‌లో ఎలా అయితే కమ్యూనికేట్ చేయాలి, అనేది కూడా బాగా అర్థమైంది అంటారు.
ఆ! ఇలాంటి సమయంలో మనకి అసలు మనం అంటే మనం జాబ్‌కి వెళ్ళనప్పుడు కూడా అంటే, వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? అంటే మనం ఎలా ఉండాలి? ఎంత ప్రొఫెషనల్‌గా ఎలా ఉండాలి అనేసి, ఈ ప్రాజెక్ట్ వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు అని నేను చెప్తాను.
హ్మ్. హ్మ్. ఓకె. ఈ ప్రాజెక్ట్ సమయంలో, మీకు బాగా గుర్తున్న సంఘటన ఏమైనా ఉందా? అంటే, ఏదైనా ఫన్నీది, కంఫర్టింగ్‌ది. లేదా, మీకు గర్వంగా అనిపించింది, ఏదైనా ఉందా? దాని గురించి వివరిస్తారా?
తప్పకుండా ఎలా అంటే, మీరు ముందుగా చెప్పినట్టు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పాను కదా! సో అలాంటి టైమ్‌లో మాకేంటంటే, మా ప్రాజెక్ట్ మొత్తం ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత మా ప్రాజెక్ట్ అంటే, బయట నుంచి వస్తారన్నమాట. వాళ్ళు బయట నుంచి అంటే బయట నుంచి వేరే కాలేజ్స్ నుంచి వచ్చి, మన ప్రాజెక్ట్‌ని ఎలా ఉంది? ఏంటి? అని ఆహ్, ఒకసారి రిఫర్ చేసి చూస్తారన్నమాట. అలా మా ప్రాజెక్ట్ దగ్గరకి వచ్చేసరికి మమ్మల్ని చాలా అప్రిషియేషన్ చేశారు వాళ్ళు. అంటే మాకు మేము అనుకున్నాము కొంచెం మంచిగా చేయాలనేసి. అలాంటి వాళ్ళకి కూడా నచ్చడంతో మాకు ఎంతో హ్యాపీగా అనిపిచ్చింది. అలాంటి సమయము అసలు ఇంకెప్పుడూ రాలేదు. ఎందుకంటే ఎవ్వరు పట్టించుకునేటప్పుడు, ఒక మాకు టీమ్ లీడర్‌గా వచ్చి, అంటే మొత్తం మంచిగా గైడ్ చేసి, ఆ ప్రాజెక్ట్‌ని బాగుంది అని చెప్పా అంటే బాగుంది అని చెప్పారు. అలాంటి సమయం మాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిచ్చింది.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓహోహో! హ్మ్. ఓకే. ఆ! హ్మ్. ఓహ్! ఓకే. చాలా మంచి విషయం చాలా ఆనందంగా ఉంది వింటుంటే. హ్మ్. చివరికి మీ ప్రాజెక్టనేది ఎటువంటి మార్కులు లభించాయి? ఎటువంటి ప్రశంసలందాయి? ఎందుకంటే చాలా చక్కటి కాన్సెప్ట్ చూ‌స్ చేసుకున్నారు కదా!
హ్మ్. అవును. తప్పకుండా ఇలాంటి ప్రాజెక్ట్ చూ‌స్‌కొ చూ‌స్ చేసుకోవడం వల్ల మాకు మంచి ప్ర ప్రశంసలే లభించాయి. నెక్స్ట్ మేము కూడా చాలా హ్యాపీ‌గా ఫీలయ్యాము. అంటే ఒకటి, అంటే మాకు మేము ఒకటి సాధించామన్నట్టు మేము ఫీల్ అయ్యాము.
ఓకే. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మీరన్నట్టు పాఠశాలలో లేదా కాలేజీలో ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేయడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. వు ఒట్టి ఆ ప్రాజెక్ట్ చేయడం, దాని గురించి నేర్చుకోవడమే కాకుండా ఒక టీమ్‌లో ఎలా పని చేయాలి? టైమ్ ఎలా మేనేజ్ చేయాలి? ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఇలా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అలా మీ కాలేజీ ప్రాజెక్ట్‌లో మీరిట్లాంటి మంచి విషయాలన్నీ నేర్చుకొని, ఒక చక్కటి ప్రాజెక్ట్ అనేది చేయడం చాలా అభినందకరం. ఈ విషయాలన్నీ నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. వీలైతే తప్పకుండా మరొకసారి మళ్ళీ మాట్లాడాలని కోరుకుంటున్నాను.
హ్మ్. అవును. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.